అవునండి. అలాంటియి జాగ్రత్తగుండాలండి. అలాంటియి క్వాలిటీ చెక్ జెయడం బెస్టండి. ఒకవేళ క్వాలిటీ చెక్ జెయ్యకుంటే, అలాంటివే ఒస్తే మనకు తెలిసిందనుకోండి, ఆహ్, ఆహ్, రిటర్న్ ఆప్షనుంటే, రిటర్న్ పెట్టేయొచ్చు. ఒకవేళ రిటర్న్ లేకపోతే ఇట్స్ వేస్టే గదండీ. ఎవరికి పనికిరాదది పడే
అయితే హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అంటే, పడేయడమే ఇంక రిటర్న్ ఆప్షన్ లేకపోతే. ఓకే. అద్భుతమండి. మీరూ చాలా బాగా జెప్పారు. అంటే, మార్కెట్‌లో కొత్త పదార్థం దొరికితే మీరు ఏం చేస్తారు అని, ఒక చాలా క్లుప్తంగా, అద్భుతంగా జెప్పారు. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దావండి. మీతోని మాట్లాడి చాలా బా అనిపిచ్చిందండి. ధన్యవాదాలు.